అదేలేండి, అప్పట్లో అయిపోయింది. తర్వాతేవన్నా మారిందేటండి, టెక్నాలజీ ఒచ్చిన తర్వాత ఇంకా పెరిగింది చెప్పాలంటే మనకి.
ఇప్పుడింకేకంగా డౌన్లోడ్లు ఇంట్లో చేసుకుంటన్రండి.
అదే కదండీ. ఇప్పుడు క్యాసెట్‌లన్నీ ఎక్కడున్నాయి. క్యాసెట్లంటే, ఇంకోటి గుర్తుందండి నాకు బాగా
<chuckles> ఆ! అంత్ పారిపోయిందా. ఇప్పుడయిపోయింది. ఆ!
ఏంటంటే, చిన్నప్పుడూ నా పుట్టినరోజు నాడూ వీడియోలు తీసినియి, కెమెరా అప్పుడు కెమెరా మ్యాన్ తెప్పిచ్చీ వీడియోలు తీసారండి అప్పట్లో. వీడియోల్లో ఆ! సీడీలు చేసేవారండి. సీజీ సీడీలు చెయడానికి కూడా టైం పట్టేదీ. చాలా డేటాది అదే, ఇప్పుడు ఆహ్, జీబీ దీసుకునేదండి. అప్పడలో సీడీలు చేసిచ్చేవారు. ఇందన్
ఆ! కరక్టండి. అప్పుడు ఆటిలినే సీరియల్ చేసేవాళ్ళు. అప్పుడేంటండి బ 2 జీబీకే ఒక సీడీ.
హ్మ్. అవునండి. అంతే.
ఒక సీడీ 2 జీబీయే ఉండేది. ఇప్పడలో ఏంటి జీబీలు, జీబీలు పెరిగిపోతన్నాయి. హార్డ్ డిస్కులవొచ్చేసి.
అదే కదా! అదే కదా! ఆ! అన్నీ ఒచ్చేసినియిప్పుడు. అట్లో, అప్పట్లో ఉండేదండి. సీడీ తెచ్చేవారండి. ఇంకేంటంటే, వారాంకోసారండి, లేదంటే ఇంటికీ, ఇంటికెవరన్నా వస్తుంటారు కదా!
నా ఇంకది అరగకపావడమే. నెక్స్ట్ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళకు కూడా సీడీలే గదండి అప్పడలో?
హ్మ్. పెళ్లికి కూడా సీడీ అండి. మా నాన్న వాళ్ళది పెళ్లి కూడా సీడీ అండి మొత్తానికి.
వీసీడీలవే వాళ్ళకు పట్టుకోనొచ్చి, ఒక దాని మీద ఆళ్ళ పెళ్లి ఫోటో ఉండేది. <chuckles> భలే ఉండేది. అలాగే మనకి, మనకి చై చైల్డ్‌హుడ్‌లోని చిన్నపిల్ల నైన్టీస్ కిడ్‌లో మరొక మెమరబులూ సీడీ ఏంటంటే, గేమ్స్ సీడీ అండి. 'మారియో.'
ఆ! ఆ! అదేంటంటే హ్మ్. చెప్పండి. నిజమే అండి మీరన్నది. అవును. సూపర్ మారియో. నేను ఆడేవాడినండి. బాగా గుర్తుంది నాకైతే. అసలూ మఫ్
ఆ! భలే ఉండేదండి. ఆ గేమాడుకోనడానికి గానీ, అదీ <laughs>
స్కూలవ్వగానే అప్పట్లో మా ఫ్రెండింటికి పరిగెట్టేవాడినండి. ఇంక బ్యాగ్ ఇంట్లో పడేసి, సైకిలేసుకొని మా ఫ్రెండింటికెళ్ళిపోయి, సూపర్ మారియో ఒకటి, ఇంకా, ఇంకో చిన్నా, ఇంకా చాలా కాంట్రా అనే గేముంటదండోకటి కాంట్రా. ఆ! అసలు భలే ఉంటదండి బాబూ. ఇంక సాయంత్రం రె అసలు టైమే తెలీదండి. ఆ సీడీలు పెట్టుకొని రోజూ గేమ్స్ ఆడడం. రోజు ఆ టీవీలో పెట్టుకొని, ఆ సీడీ పెట్టుకొనసలూ భలే ఉండేదండసలు.
ఆహా! ఎ కా కాంట్రా, కాంట్రా కరక్ట్, కరక్ట్. కాంట్రా. కాంట్రోటి బావుంటది. భల్లే టెక్కన్, టెక్కనండి. టెక్కనెప్పుడైనా ఆడారా మీరు గ వీడియో షాపుల్లోని? ఆహ్, షాప్‌లుంఉండేవి టెక్కన్ గేమని. ఆహ్, ఫైట్లు.
టెక్కనండి? ఆ! ఆ! ఆ! చిన్నప్పుడేంటంటే, మాకు ఈ నెట్ కేఫేలు, నెట్ కేఫ్‌లుండేయండి. ఇప్పుడంటే మనకి మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇంట్లోనే గానీ వాడేత్తన్నాం గానీ, నెట్ కేఫులుండేయండి మాకు.
కరక్టండి. హ్మ్. అప్పుడు వాడు సీడీ యేసేవాడు టెక్కన్ గేమ్‌ని.
ఆ! వాడు ఏంటి, అరగంటకి 10 రూపాయలండి. అరగంటకి 10 రూపాయలిచ్చి ఆడుకునేవాళ్ళవండి మేము. గంటకి 20 రూపాయలన్నట్టు వాడికి దగ్గరకెళ్ళి
<laughs> ఆ రోజుల్లో బఫరింగ్ డేసండి అవన్నీ. ఓ వీడియో చూడాలన్న బఫరింగయ్యేది. ఇప్పుడు ఆ నెట్ స్పీడ్ స్పీడ్‌గా పడతన్నాయి గానీ, కానీ ఆహ్, అస్
అదే కదండి! <giggles> అదే కదండి. ఇంకన్నీ ఇంట్లోనే జరిగిపోతున్నాయండి.

అదే కదండీ. అసలు బాబోయ్ అసలు రోడ్లు ఇయ్యి, మొత్తం ఆ ఊరే ఖాళీ ఉండేది కాదండి అసలు. ఆ సిటీ మొత్తం. అంత బావుండేది. నేను ఇప్పడికి మావూలుగా చూస్తూ ఉంటాను న్యూసులు గాని, అతని గురించి అసలు అతని రికార్డ్‌ని మాత్రం ఎవ్వరు బ్రేక్ చేయలేరండి చెప్పాలంటే.
అస్సలండి. అలాగే మీకు ఆ! నిజం. అలా సెట్ చేసి యెళ్ళిపోయారండి ఆయన. ఇంకా ఆ రికార్డులు ఎవరు కొట్టలేరు కూడ. అలాగే మనకి మీకు గుర్తుందా క్యాసెట్టులు. మనకి సీడీ‌లు అవి రె మన మనకు ముందు రెంట్లుకు తెచ్చుకునేవాళ్ళు. మన టైంకి సీడీ‌లు కొనుక్కునేవాళ్ళం. ఒక్క సీడీ‌లో 3 సినిమాలుండేవి. ఆటిలిని మనం ఎంచుకొని కొత్త సినిమాలు పైరసీ సినిమాలు
అదేలేండి. నిజంలే అండి. ఏంటండి అది? ఆ! క్యాసెటులండి. ఆ! మా నాన్నగారు అదేలెండి. ఆ! నాకు గుర్తుందండి. గుర్తుంది. అదీ ఆ! పైరసీ సినిమాలన్ని, ఇయన్నీ సీడీ షాపు బయట మొబైల్ షాపుల్లో అమ్మేసేవోరమండి దొంగచాటుగా గుడా. మా నాన్నగారు ఏంటంటే అప్పట్లో, మే నేను సినిమాలు బా చూసేవాడిని అండి నేనుని. నేనే ఇంట్లో బా ఎక్కువ చూస్తాను అందరికన్నా. నాకోసమని చెప్పి మా నాన్నగారు ప్రత్యేకంగా యెళ్లి, ప్రతిసారి సినిమా ఏది రిలీజ్ అయిందో, ఆ కొత్త సినిమాలు మొత్తం అంతా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ సీడీల మీద ఏంటంటే పేర్లు రాసుంటాయి సినిమా పేర్లు.
ఆ! ఆహహా! అప్పట్లో పేర్లు రాసేవాళ్ళు.
లేదంటే ఒక కవ్ కవర్, ఆ! కవర్ కూడా ఉంటది. దాని మీద మొత్తం 3 ఫ్రేములుగిఫ్ ఫ్రేములుగా, ఒక్కొక్క సినిమా పోస్టర్ లాంటిదని ఉంటాది. మీరు చూసే ఉంటారు గాని. ఆ! అదే కదండీ.
'చత్రపతి', 'అర్జున్' లేదా 'గుడుంబ శంకర్' ఇలాగ పేర్లు రాసేవాళ్ళు. తరువాత కాలంలో కూడానండి.
ఒక హీరోకి 3 సినిమాలు. ఆ! అండి, ఒకో స్ ఒక హీరో ఉన్నాడంటే, ఆ హీరోకి సంబంధించిన 3 సినిమాలు ఒక క్యాసెట్టు ఇలా వచ్చాయండి. ఇలా వచ్చాయి సీడీ తీసుకొచ్చేవారు, అది పెట్టుకొనేది మాకు సీడీ ప్లేయరు కూడా కొన్నారండి మా నాన్నగారు పాతదొకటి. అది కొని ఇంట్లో ఉంటది అలాగే. చిన్న బ్ టీవీ ఉంటది. ఆ టీవీ కనెక్ట్ చేసుకొన్న ప్రతిసారి అదే, యేసీన రీలే ప్రతిసారి యేయడం, అరిగిపోయేదాకా చూస్తూనే ఉంటాం అండి అసలు. సిన్ స్టక్ అయిపోద్దండి. ఓ 2 వారాల తరువాత అదే కదండీ ఆ క్యాసెట్టు స్టక్ అయిపోదండి. ఆ బొమ్మ ఆగిపోయేది. అదే గదా! ఆ సీడీ మొత్తం అరిగిపోదాక చేసేవాళ్ళమండి మొత్తానికి. ఏంటండి?
ఆ! 3 సినిమాలు చూపెట్టేవారు. కరెక్ట్ అండి. కరెక్ట్, కరెక్ట్ అది. భలే! ఉండేవాడిని. ఆ! ఆ మధ్యలో ఈ స్ట్రక్ అంపోయి బొమ్మ ఆగిపోయేది మధ్యలో, మళ్ళీ దాన్ని రెండు కొట్టేవాళ్ళం యెళ్ళి <chuckles> అవ్వు అవ్వు అని. అలాగేనండి మీకు గుర్తుందో లేదో, ఏదో కాయగూరలు అమ్మినట్టు ఒక రోడ్డు మీద అమ్మేసేవాళ్ళు ఆ సీడీలన్నీ తీసి. మనకి ఒక ఆహ్, ఆ! కాయగూరలు అమ్మే ఒక బడ్డీలాంటి దాంట్లో అమ్మేసేవారు ఆ సీడీలుని. తరువాత అవి పైరసీలు అని జెప్పి, గోల చేసి, మొత్తానికి ఆపించేసారులెండి అది వేరే విషయం.
హ్మ్, నిజమండి అవును. ఒక సెట్టు సెట్టు ఆ!